ప్రతి ఒక్కలికి అంటే స్నేహము చాలా ఇంపార్టెంటే, అలాగే కుటుంబం గూడా చాలా ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. అంటే, అందరికి ప్రతి ఒక్కరికి ఆ రిలేషన్ అయితే ఉంటుంది. కుటుంబంతో ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్‌తో ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ఉంటుంది. అలా మీకు స్నేహితులు, కుటుంబంతో ఉండడం మీ మానసికానికి ఎలా సహాయపడాయో ఏమైనా చెప్తారా?
హ్మ్. అవునండి. ఆ! తప్పకుండా అండి. అంటే ఆహ్, హ్మ్, ముఖ్యంగా అయితే నాకు ఆహ్, దీని మీద ఒక ఆహ్, ఒక ఒపీనియన్ అనేది కోవిడ్ టైమ్‌లో వచ్చింది. అంటే నేనేంటంటే హ్మ్, 10త్ వరకు కూడా ఆహ్, ఇంట్లో ఇంట్లో నుండే స్కూల్‌కి వెళ్ళడం అలాంటిది జరిగింది. కానీ, 10త్ వరకు మనకు మనకంటూ ఎలాంటి ఉంటదంటె ఒక మైండ్‌సెట్, అంటే అప్పడికి కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం కదా! ఫుడ్ విషయంలో ఆలోచన అని. హ్మ్. అంటే మన నిర్ణయాలు గూడా మనం అప్పటికి తీసుకోలేం.
ఓకే. ఓకే. ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. కంప్లీట్‌గా అలాగే ఉంటుంది గదా! హ్మ్. తీసుకోలేము. హ్మ్.
సో, అప్పుడేంటంటే వాళ్లెలా అయినా మనల్ని పేంపర్ జేస్తూ ఇంకా చిన్న పిల్లలాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇంపార్టన్స్ ఆర్ వారు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అనేది మనకప్పుడే అర్థం కాదు.
<chuckles> ఓకే. నిజంగా. అంటే మీరన్నట్టు 10త్ వరకు కాదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే పెళ్ళి వరకు ఆహ్, గారాభం అనేది ఉంటుందేమో!
హ్మ్. హ్మ్. అప్ ఆ! పేంప్ అవును ఆ! గారాబం ఆ పేంపరింగ్ ఉంటది. సో, నా వరకు అయితే 10త్ వరకు అలా ఉండింది. దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి హాస్టల్ వచ్చేసాను. ఆహ్, సో, హాస్టల్‌లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళడం అనేది జరిగేదిదనమాట. అప్పుడు ఒంటరిగా అంటే నాయ్ పేరెంట్స్‌కి దూరంగా ఉండి ఉండడం అనేదది ఫస్ట్ టైమ్.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అవును. అదే ఫస్ట్‌ టైమ్ ఇంకా. హ్మ్.
ఆ! ఇంకా టైమ్‌లో నాకు ఎటువంటి సిట్యుయేషన్స్ ఎదురయ్యాయంటే అప్పుడే ఫస్ట్ టైమ్ హోస్టల్‌లో ఉండడము, అది మళ్ళీ ఐఐటీ శ్రీ చైతన్య ఆహ్, అక్కడుండే ప్రెషర్ అండ్ ఆల్ దానికి
హ్మ్. ఓకే. ఓకే. అర్థమైపోయింది. శ్రీ చైతన్య అనగానే అర్థమైపోయింది. హ్మ్.
<chuckles> ఇంగ మీకు తెలిసే ఉంటది గదా! ఇగ "ఎంత ప్రెషర్ ఉంటది, ఏంటి" అనేది. అప్పుడు ఆహ్, ఒకలా అంటే ఆహ్, ఎలా అంటే అండి అప్పుడు తెలియకుండానే మనకంటూ ఒక క ఒక కంఫర్ట్. ఏదో ఒక తెలిసిన ఆహ్, హోమ్లీ ఫీలింగ్ కోసం మనం వెతుకుతూ ఉంటాం. ఆ హోమ్లీ ఫీలింగ్ అనేది మనకి డెఫినెట్లీ మన కుటుంబం అంటే మన పేరెంట్సో, మన తోబుట్టువులో అవుతారు.
అవునవును. హ్మ్. అవునవును. నిజంగా. హ్మ్. అవునవును. హ్మ్.
అలా అయితే ఆహ్, అలా ఏంటి? ఆ టైమ్‌లో ఎంత? ఏంటి? అనేది కొంచెం కొంచెంగా నాకర్థమై ఒచ్చిందన్నమాట.
ఓకే. వాల్యూ తెలిసొచ్చిందని జెప్తున్నారు. అంతే గదా! హ్మ్.
ఆ! ఆ! ఎంతో, ఎంతో కొంత, ఎంతో కొంత. దాని తర్వాత కట్ చేస్తే మళ్ళా నేను బీటెక్. బీటెక్ ఏందంటే అసలు కంప్లీట్ నార్త్ ఇండియా ఎళ్లిపోయా నేను. ఆహ్, అక్కడ ఇంకేండంటే అంటే బీటెక్‌లో జనరల్‌గా ఏందంటే ఒక తెలియని ఫ్రీడమ్ వచ్చేస్తది. ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. ఆహ్, జన్ జనరల్‌గానే చాలామందికి కుటుంబ కుటుంబానికి దూరం కొంచెం అయినట్టు ఫీలింగ్ వస్తది ఎవరికైనా.
ఓకే. ఓకే. హ్మ్. అవును. అవును. నిజంగానే. హ్మ్.
ఆ టైమ్‌ల. అట్ల నే నాకు కొంచెం స్నేహితులు ఏర్పడ్డారు, కుటుంబంతో ఇంకొంచెం దూరం అయ్యా.
ఓకే. ఓకే. కానీ స్నేహానికి దగ్గర అయ్యారు అంతేనా? హ్మ్.
ఆ! అంతే ఎందుకు? బిటెక్‌లో ఫుల్ మస్తి మాసాల అన్ని ఉంటాయి. సో
ఓహ్! పెద్దయిపోయాం మనం అన్నీ రెక్కలు వచ్చేసినాయి మనకు అనే ఫీలింగ్ ఉంటుందేమో. హ్మ్.
ఆహ్, అనే అనే అనే ఫీలింగ్ వస్తదనమాట.
ఓకే.
ఇప్పుడు ఆహ్, మళ్ళీ నాకేంటి 2020లో నా గ్రాడ్యుయేషన్. అంటే అయిపోయేది.
అయిపోయేది. ఓకే. హ్మ్.
ఆ! అప్పుడు మనకి కోవిడ్ రావడం అనేది జరిగింది.
2019లో కోవిడొచ్చింది గదా! అవును.
ఆ! అంటే 10త్ వరకు కూడా చాలా ఆహ్, అంటే అసలు తెలుసో తెలియకో పేరెంట్స్‌తో ఉండడం ఉ ఉన్న తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ దాని తర్వాత వెంటనే బిటెక్ చాలా వరకు నేను ఇంట్లో ఉండకపోవడం పెరిగిన వయస్సులో. ఆహ్, హ్మ్, సడెన్‌గా కోవిడ్ రావడం అనేది అసలు ఆహ్, అప్పుడు, అప్పుడు తెలిసొచ్చిందన్నమాట. అంటే కోవిడ్ అనేది హ్మ్ అంటే ఇప్పుడు ఏంటంటే అండి ఎంత జరుగుతున్న బయట, అంటే మన లోపల మన పర్సనల్ లైఫ్‌లో ఆహ్, మనకు కావాల్సిన వాళ్ళు అంటే పేరెంట్స్ కాకుండా స్నేహితులు. ఎవరున్నా, బయట ఏం జరుగుతున్నా ఇంట్లో ఆహ్, కుటుంబం నుండి వచ్చే ఆహ్, హ్మ్, ఆ సపోర్ట్ కానివ్వండి ఆ ప్రేమానురాగాలు కావండి కానివ్వండి వాళ్ళు ఉన్నారు అని చెప్పడం, మనం ఏదైనా జయించొచ్చు అనిపిస్తదండి.
హ్మ్. కుటుంబం. హ్మ్. అవును. హ్మ్. ఆ! హ్మ్. నిజంగా. అవును. ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది నిజంగా మీరన్నది కరెక్ట్ అండి. ఎవరు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబం నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమయితే కంపల్సరీ అని జెప్పొచ్చు. హ్మ్.
హ్మ్. హ్మ్. అవునండి. సో నాకేంటంటే కోవిడ్ టైమ్‌లో ఆహ్, హ్మ్, వచ్చిన అంటే కోవిడ్ టైమ్‌లో నాకు అంటే ఇప్పుడు ఎవరికో ఒకల్ ఆహ్, ప్రతి ఒక్కరికి ఆహ్, ఏదో ఒక ఒక టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ అంటే మార్పు చెందే టైమ్ అనేది ఎవ్వరికైనా వస్తది. కొంతమందికి తక్కువ ఏజ్‌లో వస్తది. కొంతమందికి ఎక్కువ ఏజ్‌లో వస్తది. నాకొస్తది. ఎవ్వరికైనా, అంటే మనం ఎట్లాంటి ఆహ్, సందర్భాలలో ఉంటామండి. అంటే మనకు ఏం జేస్తున్నామో తెలీదు. ఎటు వెళ్తున్నామో తెలీదు. జీవితంలో ఏం చేయాలో అర్థం గాదు. క్లారిటీ ఉండదు.
అవును. హ్మ్. ఎక్కువ ఏజ్. కాని వస్తది. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. అవును.
ఏదో దాని వెనక పరిగెడదాం అనుకుంటాం. కానీ ఏంటో క్లారిటీ ఉండదు. అంటే సతమతమవుతూ ఉంటూ ఉంటాం అనమాట ఒక స్థాయిలో.
నిజంగా. హ్మ్. అవును. అవునవునవును. హ్మ్.
ఒక ప్రతి ఒక్కరికి ఆహ్, ఆ పీరియడ్ అనేది వస్తది లైఫ్‌లో. ఆహ్, ఆ సమయమే నాకు కోవిడ్ సమయం.
ఓకే. ఆహ్. ఓకే. మీకు అలాంటి సిట్యుయేషన్ కోవిడ్ టైమ్‌లో వచ్చింది అంటారు. హ్మ్.
అవును. ఆ! మంచో, చెడో. ఎందుకంటే, మంచి అంటాను నేను. ఎందుకంటే, ఆ కోవిడ్‍లో అలాంటి రావడం. అప్పుడే నా పేరెంట్స్ నా దగ్గర ఉండడం అనేది జరిగింది. ఆ! <chuckles> అంటే ఏంటంటే, ఆహ్, నేను బీటెక్ చేశాను. బీటెక్‍లో, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనేది నా బ్యాక్‌గ్రౌండ్ అనమాట. కానీ, అది మొత్తం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, అది నాకు అసలు నేను ఉపయోగపడే కోర్సే చేయలేదు అని. ఆహ్, ఆ! <chuckles> అంటే నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అన్నమాట. ఆహ్, ఆ స్ట్రీమ్ నాకు సెట్ అవ్వలేదు. ఇంకా, అదే టైమ్‌లో ఏంటంటే, నేను జనరల్‌గా కూడా చాలా ఆంబిషన్ ఉన్న, మనిషిని. అంటే ఏదో ఒకటి చేయాలి. <sniffs>
రిలేషన్స్ అన్నీ తెలుసుకున్నారా? హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అయ్యో! అలా ఎందుకు ఫీల్ అయ్యారు? ఓకే, ఓకే. హ్మ్. ఓకే. ఏదోకటి. ఓకే, ఓకే ఫైన్. ఆ!
ఆ! ఖాళీగా ఉండకూడదు.పె ఒక పర్పస్‌తో, ముందుకెళ్ళాలనేది ఎప్పుడు పెట్టుకొని ఉంటా. అలాంటి నాకు, ఒక 4 సంవత్సరాలు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఒకవేళ ఇలాంటి, ఆహ్, గమ్యం అనేది వస్తే, అంటే ఇలాంటి ఒక ఆహ్, ఎండ్ అనేది వస్తే, అంటే నాకు ఇది ఉపయోగపడలేదు అనేది వస్తే
ఓకే. అండి. హ్మ్. ఉపయోగపడలేదు. నాకు కరెక్ట్ కాదు అని, అంతేనా? హ్మ్.
ఆ! ఆ! అంత, అలాంటిది ఒకవేళ కంక్లూజన్ వచ్చినట్టయితే, నేను ఎంత ఇదయ్యి, ఇదైపోయి ఉంటానో ఆలోచించండి. సో, <chuckles> ఆ టైమ్‌లో ఇంకేంటంటే, ఆహ్, ఇంకా జీవితం గురించి కూడా పూర్తిగా తెలియదు. బయట అసలు ఎట్లా, అంటే డబ్బు ఎలా సంపాదిస్తారు. కార్పొరేట్ అంటే ఎలా ఉంటది? జాబ్‌లు ఎలా ఉంటాయి? ఎటు ఏ ఏ ఎలా, ఎన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తారు అనేది కూడా తెలీదు నాకు.
నిజంగా. హ్మ్. ఓకే. తెలియదు. ఓకే. జస్ట్ అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. బట్ ఆ స్ట్రీమ్ అనేది మనకు సెట్ అవ్వట్లేదు అనయితె అనిపిస్తుంది బలంగా.
ఆట్ బలంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ టైమ్‌లో ఏంటి, నేను బ్రేక్ తీసుకుందాం అనుకున్న. అంటే, బ్రే బ్రేక్ తీసుకొని, అర్థం చేసుకుందాం అనుకున్నా. అంటే ఏదైనా, ఇంకా ఏదైనా చేయొచ్చా <sniffs> ఇంకేదైనా చదువే కొనసాగించారంటే, ఎటువంటి దాంట్లో కొనసాగిస్తే బెటరు. ఎందుకంటే, 4 ఇయర్స్ వేస్ట్ చేసినట్టు, మళ్ళీ ఏదో ఒకటి ఏంచెస్ ఎంచుకొని, వేస్ట్ చేయడ వేస్ట్ చేయాలనే, ఆలోచనలో అయితే నేను లేను. ఆ! అంటే ఒక క్లారిటీ కావాలి కాబట్టి, కాస్త టైమ్ తీసుకునే ఆలోచన, ఆ! మనకి ఆలోచన సరిలి స సరేలే ఎంతో కొంత మార్పు వస్తదేమో అని చెప్పి, ఆలోచించుకుంటూ ఉన్నాను అన్నమాట నేను. అదే టైమ్‌లో కోవిడ్ రావడం అనేది, నా వరకు మంచి, మంచి జరిగింది. <smacks lips> అంటే, నేను బ్రేక్ తీసుకోవాలి అనుకున్నాను కదా!
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. లేరు. అవును. హ్మ్. ఓకే, ఓకే. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవును. మరి, మీరు బ్రేక్ తీసుకోవాలనుకున్నారు. ఓకే, ఫైన్. అంటే ఇది, ఇంట్లో చెప్పారా నాకు ఇట్లా, అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏమన్నారు? ఆ! మీ ఇంట్లో.
ఆహ్, ఆహ్, మ మంచిగానే అడిగారు. అయితే, నేను ఆహ్, నా బీటెక్ ఎండ్ అయ్యే టైమ్. అంటే 2019, 20 ట్రాన్సిషన్ టైమ్‌లో, ఆల్రెడీ మాకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఓకే. ఆహ్, నా ప్రతి రోజు అడిగేవారు అన్నమాట నన్ను. అంటే, "నువ్వు ప్లేస్మెంట్స్ కూర్చుంటున్నావా, ఏం జరిగింది" అని? నేనేమో అబద్ధం చెప్పేదాన్ని. <tsk> ఒక రెండు రెండు మూడు కంపెనీస్‌కి చెప్పలేదు. 2, 3 కంపెనీలకి అబద్ధం చెప్పా అంటే, "వెళ్ళానమ్మ, కూర్చున్నా. కానీ రాలేదు" అన్నట్టు చెప్పా కానీ, వాస్తవం ఏంటంటే, అక్కడ నేను కూర్చోలే.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఏం జరుగు ఓహో! ఫస్ట్ అయితే చెప్పలేదు. హ్మ్. హ్మ్. ఓకే. అదే అదే అసలు ఇంట్రస్ట్ లేదు ఫస్ట్ అంతేనా? హ్మ్.
ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఆ! అవును. 100% లేదు. సో, ఇప్పుడు నేను అది చిన్నగా వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదనమాట. దాని తర్వాత ఇగ లాస్ట్‌కొ మూడో కంపెనీ, నాలుగో కంపెనీ అప్పుడు నేను ఇంకా మా మమ్మీ మా డ్యాడీకి చే ఫోన్ చేసి చెప్పి. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎందుకో లోపల నుంచి రావట్లేదు. ఇలా కూర్చొని ఏదో ఒకటి చేయాలని. ఆహ్, కొంచెం నాకు టైమ్ కావాలి. బట్ నేను ఏదో ఒకటి అయితే 100% చేస్తా అని చెప్పి పై పైన జెప్పా. అప్పటికే కోవిడ్ రాలేదనమాట. అయితే ఆహ్, మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే, సరే ఆహ్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఏదున్నా గాని తొందరగా ఆలోచించుకో కెరీర్ బ్రేక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం
ఓకె. హ్మ్. ఓకె ఓకె. అదేలేండి. హ్మ్. అంటే సీరియస్ అవ్వడం అలా ఏమి జరగలేదా? అం అంటే ఈ 4 ఇయర్స్ మరి ఎందుకు చ అంటే కొంతమంది ఉన్ <tsk> అం వచ్చేస్తది కదా. బర్స్ట్ అయిపోతారు కదా, యూజువల్లీ అట్లా చెప్తే. హ్మ్.
లేదండి. అంటే... అంటే అ అంటే బహుసా వాళ్ళకీ ఆహ్, ఈ బాధ కలిగి ఉండొచ్చు. అంటే 4 ఇయర్స్ ఒకటి చేసి మనీ పెట్టి, ఆహ్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, సో, మనీ పెట్టి అంత చేపించిన తర్వాత ఇలా అనేది వాళ్ళకి అనిపించి ఉండొచ్చు. వాళ్ళ దాంట్లోని ఆహ్, నిరుత్సాహం నిస్సా ఆహ్, ఆహ్, అంటే బాధ అనేది కొం
ఓకె. ఓకె. హ్మ్. హ్మ్, హ్మ్. అవునవును. ఉండొచ్చు. కానీ అది మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు అంతేనా?
చేయలేదు. కొంచెం ఏర్పడింది. ఆహ్, వాళ్ళ దగ్గర నుంచి. కానీ ఏంటంటే, నేను ఎక్కువ బ్రేక్ గూడా అడగలేదు. నేను ఏమన్నా అంటే, నేను చదువు చాన్ చదువుతాను. ఎక్కడ గూడా నేను ఇబ్బంది ప ఇబ్బంది పడను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కొంచెం టైమ్ అడుగుతున్నాను అని జెప్పి నేను నచ్చచెప్పాననమాట.
హ్మ్. అట్ ఓకె. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్.
కానీ అమ్మ విన్నారు, బట్ డ్యాడీ ఏంటంటే, కంప్లీట్ అగైన్స్ట్ ఉన్నారు అనమాట, దానికి విరుద్ధంగానే ఉన్నారు. <tsk> అంటే ఏంటంటే, "నువ్వు అసలు ఎందుకు కూర్చోవు. ఇప్పుడు వస్తే ఉద్యోగం చేయటానికి ఏంటి నొప్పి?" అనేది.
అదేలే అదేలే. అదేలే అదేలే. పాపం పెద్ద వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే, అదే కదా టర్నింగ్ పాయింట్ ఇప్పుడు ఆ గ్రాడ్యుయేషన్ ఆ జాబ్ అనేది ఉంటే, మా అమ్మాయి సెటిల్ అయిపోయింది. చక్కగా కాలర్ ఎగరేసుకొని మరి చెప్పుకుంటారు తల్లిదండ్రులు.
ఆ! చేస్తూ గూడా చేయొచ్చుగా. హ్మ్. ఆ! వాళ్ళకేంటంటే, ఒక ఉపశమనం కలుగుతదనమాట.
అవును. అవును. హ్మ్.
మనం ఇంత కష్టపడి చదివించిన దానికి మొ మొత్తానికైతే ఒక ఉద్యోగం చేస్తూ తను సంపాదించుకుంటుంది అనే ఒక పాయింట్. కానీ, త తప్పు లేదండి వాళ్ళకి ఉప ఉపశమనం కలగడంలో తప్పు లేదు. వాళ్ళలా ఎందుకంటే, వాళ్ళకంటూ ఒక బరువు ఎళ్ళిపోతది. <sniffs> హ్మ్, మన కానీ నేనేమనుకున్నాను అంటే, సరే ఇంటికెళ్ళిన తర్వాత గ్రాడ్యుయేషన్ టైమ్‌లో ఇంటికెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్పుకోవచ్చు లేదు, <sniffs> లేకపోతే నేనే ఈలోపు ఫిగర్ ఔట్ చేసుకుంటాను. ఎంబీఏ చేయటానికో ఎందులో అయినా మాస్టర్స్ చేయటానికో అన్నట్లు ఆలోచిస్తున్న టైమ్‌కి, మనకి కోవిడ్ మార్చ్‌లో రావడం. ఇంకా అందరు ఎట్లైనా ఇళ్ళలోనే ఉండిపోవటం అనేది జరిగిందనమాట.
అవును. అవును. హ్మ్. హ్మ్. అవునవును. నిజంగా. ఓకె. కోవిడొచ్చింది. అవును హ్మ్. అవును, అవును. హ్మ్.
హ్మ్, ఇంకా ఆ టైమ్‌లో ఏంటంటే ఇంకా ఎవరైనా <chuckles> ఏం అడుగుతారు, అన్ని క్లోజ్ ఆహ్, బ బయటికి వెళ్ళలేము. అటు హైరింగ్ అంతా ఆగిపోయింది. జాబ్‌లు లేవు.
అవును. మొత్తం అసల, ఒక్క సంవత్సరం అయితే మరి దారుణం అయిపోయిందని చెప్పొచ్చు, 4 నెలలు. హ్మ్.
అ అవును. ఇంకా అదే టైమ్‌లో అదే టైమ్‌లో నేను ఎలా ఉపయోగించుకున్న నన్ను నేను అర్థం చేసుకోడానికి నాకేం కావాలి అని తెలుసుకోవడానికి. ఆహ్, అంటే నేను ఎందులో మంచిగా అంటే కొన్ని పుస్తకాలు చదవటం అవి ఇవి తెలుసుకోవడం. <giggles> ఆ! అంతే. అంటే అప్ అదే టైమ్‌లో నేను మహాభారతాన్ని బాగా ఆహ్, మహాభారత, రామాయణం ఎక్కువ చదవడం ఆహ్, చూ చూడడం ఆహ్, మా తాతగారితో కొన్ని, కొన్ని కథలు వినడం అడగడం డౌట్‌లు. <sniffs> అంటే ఏంటంటే మనకంటూ కొంచెం ఏదో ఒక ఫౌం మనకంటూ మనం తెలియని తెలియ తెలియకపోతే మనం ఒక నిర్ణయము ఎప్పుడు తీసుకున్నా సంతోషంగా ఉండం అనేది నేను నమ్ముతా అండి. అంటే హ్మ్ హ్మ్, న మనము అంటే మనమేంటో మనకు తెలియాలి. మన ఇష్ట ఇష్టాలు ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఎంత మనం ఇయ్యలి. ఇప్పుడు డబ్బు సంపాదించడం కూడా చాలా రకాలు ఉంటాదండి. ఇప్పుడు ఎలా అయినా, డబ్బు సంపాదించొచ్చు వాస్తవంగ చెప్తున్నా. అంటే ఇప్పుడు కానీ మనం ఎంచుకునే దాంట్లోనే తెలుస్తది కదా మనం ఏంటని. ఆహ్, అలాంటిది ఏంటి నేను నాకంటూ పెద్ద, పెద్ద కళలు నేను అది అయిపోవాలి ఇది అయిపోవాలి అని వెంటనే అనుకోను. కానీ ఉన్నదాంట్లో నేను నన్ను నేను అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా నేను ఆహ్, టైమ్ కేటాయించాలి అనేసి నేను అట్ల చే చేయడం జరిగిందన్నమాట ఆ టైమ్‌లో.
హ్మ్. ఓకె. హిడెన్ టాలెంట్స్‌తో <giggles> కనుక్కుంటున్నారా? ఆ! ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె కరెక్ట్ అండి నిజంగా అది అవును హ్మ్. అవునవును. అవును. నిజంగా, నిజంగా. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె, ఓకె. హ్మ్.
ఇప్పుడు ఆ టైమ్‌లో నాకు, నేను ఇప్పుడు మానసికంగా కూడా మనం ఎలా ఉంటాం అండి ఒక క్లారిటీ లేనప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా!
అవునవును. అవును ఇప్పుడు 2 పడవల మీద కాలేసినట్టు ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? ఆహ్, ఏంటి అసల అనేది స్టాండప్ తీసుకోవాలి మీరు హ్మ్.
<giggles> ఆ! అవును కరే కరెక్ట్ కదా. అలా అదే టైమ్‌లో అప్పుడు మా మమ్మీ అంటే మా మదర్ నాకు, నాకు ఇచ్చిన సపోర్ట్. అంటే ఏదైనా ఏమి కాదు నువ్వు, నమ్మకం అన్నమాట వాళ్ళకి. నువ్వు ఏది చేసినా గాని టైమ్‌తో పాటు సెట్ అవుతావు.
హ్మ్. హ్మ్. ఆలోచించి చేస్తాము. అంతేనా?
హ్మ్, ఆలోచించి చేస్తావు నువ్వు ఏది చేసినా నీకు సపోర్ట్ చేస్తా, ఎందుకంటే నువ్వు మంచిగానే ఆలోచిస్తావు కుటుంబం గురించి కూడా ఆలోచిస్తావు అనే ఒక సపోర్ట్. <sniffs> అప్పుడు మనకి వాళ్ళు అలా సపోర్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, అరె! కరెక్ట్ నేను ఆలోచించేది కాబట్టి సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి కొంచెం టైమ్ ఎక్కువ తీసుకున్నాం, ధైర్యం వస్తది తెలియకుండానే.
హ్మ్. ఓకె, ఓకె. హ్మ్. అవునవును. అట్లా ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్టేనా? స్నేహితులు, హ్మ్.
ఆ! ఆ! అట్లా ఫ్రెండ్సు, ఆ! స్నేహితులు కూడా ఎవరెవరైతే ఉన్నారో నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయడము. ఆహ్, మెల్లగా నేను కొంచెం నాకు మాస్టర్స్ చేయాలి అ అప్పుడు అనిపించి నేను ఆహ్, కొంతమందితో కాన్ నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అట్లా ఇట్లా చేయడం కొన్ని, కొన్ని రిసర్చ్‌లు అలా బాగా చేసుకున్నాను అన్నమాట అలా.
ఓకె. హ్మ్. ఓకె. ఫైనల్‌గా అయితే మీరు అనుకున్నదెళ్లారు, మాస్టర్స్‌కి.
లేదండి ఇంకా, అది అదొక కొన్ని నాకు నాకున్న మెడికల్ ఎమర్జెన్సీలు మెడికల్ పరి క పరిస్థితుల కారణాల అప్పటి వీజా వచ్చి కూడా ఆహ్, హ్మ్ అది <chuckles> క్యాన్సిల్ అయిపోయా. ఇంకా అది ఏం చేయలేము కొన్ని, కొన్ని సార్లు ఏంటంటే
ఎళ్ళలేదా? హ్మ్. ఓకె, ఓకె. హ్మ్. ఓకె. అదేలెండి. హ్మ్. హ్మ్ అంతేనండి. అంటే మనం ప్రయత్నించడం వరకు మన ఇది కానీ. రిజల్ట్ మన చేతిలో లేదు కదా!
అవును. అంటే మనం ఒకటి ప్లాన్ చేస్తాం అండి జీవితంలో కొన్ని సార్లు ఏంటంటే సృష్టికి వేరే ఆ! వేరే ఆలోచన ఉంటది అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్య సమస్య అనేది మన చేతుల్లో అయితే ఉండదు. <sniffs> ఇంకా అది, ఆహ్, ఇంకా అది రావడం దానివల్ల నాకు కలిగిన ఇబ్బందులు అవన్నీ కూడా దాటుకొని ఇంకా ప్రస్తుతానికైతే అలా. కానీ బయటికి వెళ్ళి మాస్టర్స్ చేసి పీఎచ్డీ చేద్దాం అనేది చాలా ఉండింది. ఇప్పటికి కూడా ఉంది. ఇంకా అది కూడా ఇప్పుడు ప్లాన్‌లో మళ్ళీ చేస్తూనే ఉన్నా. <sniffs> ఒకవేళ బయట కాకపోయినా పీఎచ్డీ అయినా 100% చేయాలి అనేది ఒకటి హ్మ్.
<giggles> అన్ని అవ్వాలి అని లే అవును. నిజంగానే హ్మ్. ఉండదు. అవును. నిజంగా. హ్మ్. ఓకె, ఓకె. చెయ్యాలి. బట్ చేయాలి గాని మీకైతే ప్రతి సిట్యుయేషన్‌లో గాని ఫ్యామిలీ, మెయిన్‌గా అమ్మగారు, ఇలా ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ ఈ అయితే ఉంది. అంతే కదా?
ఆ! ఉందండి. అదృష్టం అనే చెప్పుకోవాలి. నేను ఒక విధంగా హ్మ్, హ్మ్.
హ్మ్, నైస్ అండి. చాలా బాగా చెప్పారు. అంటే స్నేహితులు, కుటుంబము మీ మానసిక బ బలమని మీరు, ఖచ్చితంగా చెప్పగలరు అని ఉదాహరణకి ఏంటంటే మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మేము చేయను అంటే పేరెంట్స్ అసల ఊరుకునే సిట్యుయేషన్ కూడా కాదు. అట్లాంటిది, మీరు చక్కగా స్టాండ్ అప్ తీసుకొని వాళ్ళను కూడా ఒప్పించి చక్కగా నిలబడ్డారు. చాలా బాగా మాట్లాడారండి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది.
యాహ్! చాలామం అవునండి అసలు. హ్మ్, హ్మ్. హ్మ్. నాకు కూడా చాలా బాగా అనిపించిందండి. మొత్తం మాట్లాడడం, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.